ఓకే. మరంటే వీళ్ళిద్దరి మీరు చెప్పిన సినిమాలన్నిటిలో కథ కూడా ఉంది. సినిమాలో హీరోతో పాటు కథ కూడా ఉంది అందులో. మంచి కథలే ఉన్నాయి. హ్మ్.
అవును. అవునండి. కథ కూడా ఉంది. ఆహ్, ఇంకా చాలా ఈ మూవీసనేవి నా ఫేవరేటన్నమాట. ఒ 'ఒక్కడు', 'జల్సా' అతడు ఆ! ఈ 3 అయితే నా ఫేవరెట్.
ఓకే. హ్మ్. ఎన్ని సార్లు టీవీలో వచ్చినా చూడడమే. <chuckles> నిజమే అండి. అంటే మా టీవీలో 'అతడు' సినిమా ఎన్ని సార్లు వేసాడో లెక్కే లేదు. <laughs>
ఎన్ని సార్లు చూసామో! అంటే కొన్ని సినిమాలు నచ్చేవి గూడా కాదు. నాకప్పట్లో ఎంత కమర్షియల్ మూవీస్ అయినా బాగా ఫ్యాక్షన్ ఇప్పుడు ఆహ్, 'రాజమౌళి' గారిది 'సింహాద్రియా'. 'సింహాద్రి'. 'సింహాద్రి' మూవీ నేనిప్పటికి చూడలేదు.
ఓకే. ఎస్. ఓకే. ఎందుకంటే మీకా నరికితే గనక ఇష్టం లేదు. <chuckles>
నాకు నచ్చదు. అంత ఆ! రక్తపాతంది చూడలేన్నేను. ఇంతకి చెప్తే నమ్మరు 'సలార్' కూడా చూడలేదు. నేను 'సలార్' చూడలేదు. 'కేజీఎఫ్' చూడలేదు. 'పుష్ప' చూడలేదు.
ఓకే. <laughs> అయితే రక్త చరిత్ర గూడా చూడలేదా? <laughs>
చూడలేదు. 'రక్త చరిత్ర' కూడా నాకెందుకో నచ్చదు. 'స్టాలిన్' మూవీ గూడా చూడలేదు. నాకు భయం 'స్టాలిన్' మూవీ జూస్తే.
హ్మ్. ఎందుకు? స్టాలిన్ మూవీ అందులో, అందులో రక్తపాతం ఏముండదు గదా! పెద్దగా.
ఎందుకుండదండి? బోలెడుంటది కొట్టేసుకుంటా ఉంటారు. ఆ సినిమా హాఫ్ నుంచ్ అంటే ఫస్ట్‌లో కాన్సెప్ట్ నచ్చుతది. ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ 'ప్రకాష్ రాజ్' ఎంట్రీ దగ్గర నుంచి అసలా అసలు నాకు తలకాయ నొప్పిచ్చేస్తది ఫ్ ఆ యాక్షన్ మూవీ. 'ఛత్రపతి' మూవీ నేను చానాళ్ళ తరువాత చూసాను.
<laughs> ఆహ్. ఓకే. హ్మ్. ఎస్. ఓకే. హ్మ్. మరది నచ్చిందా?
అంటే నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. సెకండ్ హాఫ్ నించి నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ నుంచి ఎమోషనుంది.
ఓకే. అదేంటి? మరి అందరికి ఫస్ట్ ఆఫే నచ్చింది గదా! సినిమాలో. మీరు సెకండ్ ఆఫ్ నచ్చిందంటున్నారు.
నాకు సెకండ్ హాఫ్‌లో అంతెక్కువుండదండి వయలెన్స్ ఎక్కువుండదు. ఉంది. ఆ సెంటిమెంట్ కొంచెం రామ్ కామ్ కింద ఉంటుందన్నమాట. 'శ్రేయ' గారికి వా ఆహ్, ఆ 'ప్రభాస్' గారికి మధ్యలో అట్లా మదర్ సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్‌తో అలా ఆ మూవీ నడుస్తది బావుంటుంది.
ఎస్. ఆ మదర్ సెంటిమెంట్ ఉంటుంది గాబట్టి. హ్మ్. ఓకే. హ్మ్. ఎస్. అయితే మరి మీ ఇంట్లో నీ మీతోని టీ మీతో సినిమాకు వెళ్ళాలంటే గనుక వాళ్ళకి ఒక బాధుంటదయితే. మీరేమో సెలెక్టివ్‌గా ఇలాంటి సినిమాలకి రానని జెప్తారు. ఆళ్ళకేమో ఆ సినిమా చూడాలనిపిస్తూ ఉంటుంది. మీరేమో రానంటా ఉంటారు. <laughs>
ఆ! అవును. రానంటుంటాను. నిజమేనండి. అంటే ఓకే. ఒక లెవెల్ ఆఫ్ యాక్షన్ పర్లేదండి కొట్టుకోవడం.
<chuckles> ఓకే. హ్మ్.
ఆద్ అంటే ప్రతి కమర్షియల్ మూవీలో ఉంటది. ఎంత అనుకున్నా సరే ఏదో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఫైటింగ్ సీన్ ఈస్ ఓకే. కానీ ఇట్లా నరికేసుకోవడం, కొట్టేసుకోవడం, చంపేసుకోవడంని నార్మలైజ్ చేసినట్టు జూపిస్తారు కదా! అదస్సల
<laughs> ఉంటుంది. నిజమే. ఎస్. హ్మ్. ఓకే. మరి కొన్ని కొన్ని సా కొన్ని కొన్ని థ్రిల్లర్ మూవీస్‌లో కొంచెం ఇలాంటివి గూడా వయొలెన్స్ కంటెంట్ ఉంటుంది. అలాంటి థ్రిల్లర్స్ ఇష్టమేనా?
థ్రిల్లర్ మూవీస్ ఓకే. అండి. థ్రిల్లర్ మూవీస్ ఓకే. చూస్తాను. అంటే సైకలాజికల్ థ్రిల్లర్సుంటాయి. లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్సుంటాయి. లేకపోతే ఏదైనా
ఓకే. థ్రిల్లర్ అయితే ఓకే. హ్మ్. యెస్. అవును. అంటే సైకోపాత్ సినిమాలు గూడా ఉంటాయి గదా!
ఆ! అవి గూడా ఓకే. ఒక లెవెల్ అంటే వాళ్ళు చూపిస్తారు కానీయండి ఓకే. వీడు, వీడు జనాల్లో నార్మల్ మనిషి కాదు వీడొక, వీడొక పిచ్చోడు. వాడలా చేస్తున్నాడు. అన్న క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు హీరో ద ఐడియల్ క్యారెక్టర్ జనాలను కొట్టేసుకుంటూ, చంపేసుకుంటూ ఉంటే నేను తీసుకోలేను. అంటే హి ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అని చూపిస్తారు గదా! అంటే ఇట్లా మర్డర్లు చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు పర్ఫెక్ట్ మ్యాన్ ఎందుకైతరు? అననిపిస్తదన్నమాట. సో అట్లాంటి మూవీస్ మాత్రం నేను ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాను.
ఓకే. హ్మ్. హ్మ్. యె ఓకే. <laughs> ఓకే. ఎస్. ఎస్. హ్మ్. ఓకే.